నిజంగా. అప్పుడు అప్పుడు కనుక గుర్తుంటే మీకు ఇప్ అంద్ ఒకటే బుక్ లాగా ఉండేది. అందులో ఒక్ ఒకటేమో లూడో ఉండేది, ఒకటేమో చెస్సుండేది, ఇంకోటేమో స్నేక్ గేముండేది. 3 కలిపి ఒకటే బుక్కుండేది. అంటే ఎటు ఏది ఓపెన్ చేస్తే అది ఆడుకోవచ్చు. సో, ఏంటంటే చాలామంది చెస్ ఆడేవాళ్ళు లే లేకపోతే స్నేక్ గేమ్ ఆడేవాళ్ళు. కానీ ఈ లూడో ఆడడం రాక వదిలేసేవాళ్ళు.
అవును. అవును. అవును. అవునండి. అవును. అవునండి ఖచ్చితంగా. అవునండి. ఆహ్. ఏవండీ మీకు అవును. వదిలేసేవారు ఖచ్చితంగా. దాంట్లో నేనొకా ఆహ్, మనిషినండి. అలా వదిలేసిన దాంట్లో నేను ఒక దాన్ని అన్నమాట. ఇదే కాదండి. ఇంకొకటుంటుందండి నాకు ఆ పేరు గుర్తుకు రావట్లేదు కానీ. ఆ గేమ్ కూడా అది కాయిన్స్ ఉంటాయి. పేరు చెప్తారు. అదే నంబరు చెప్తారు. 2 నంబర్లు తంబోలా కాదు. తంబోలా అనే అంటారా?
<laughs> ఓకే. పర్లేదు లెండి. తెలీదు కదా! హ్మ్. సో, ఎలా అడతారు అది? ఓకే. హ్మ్. తంబోలా. ఓకే. తంబోల కా అదే నంబరు చెప్తారు. మన దగ్గర కనుక అది వస్తే స్ట్రైక్ చేసుకోవాలి.
ఆ! స్ట్రైక్‌ చె దానికింకో పేరు కూడా ఉంటుందండి.
ఓకే. ఏంటది? తంబోలా అంటారు. హ్మ్.
ఇంకొక పేరు కూడా ఉంటుంది. ఆహ్, అది
తంబోలా కాకుండా ఓకే. ఓకే. అర్థమైంది. నాకర్థమైంది. మీరు చెప్పింది గుర్తొస్తుంది. చెప్పండి చెప్పండి. సో, ఆ గేమ్‌లో ఏంటంటే ఎదుటి వ్యక్తి ఒక నంబరు చెప్తా ఉంటాడు. ఆ నంబరు గనుక మన చిట్టిలో ఉంటే గనుక అది స్ట్రైక్ చేస్తూ పోతూ ఉండాలి.
అవును. అవును. అవునండి. అవును. హౌసీ గేమ్ అంటామండి అది మనం. హౌసీ గేమ్. ఆహా! అవునా! హౌసీ గేమ్ అంటామండి. హౌసీ గేమ్ మా స్కూలు టైంలో కూడా పెట్టేవారన్నమాట. కండక్ట్ చేసేవాళ్ళు స్కూల్లో.
ఓకే. హౌస్ యస్. యస్. అవునవును. తంబోలా వేరే. తంబోలా వేరే. ఓకే. హౌసీ. యస్. యస్. హ్మ్. ఓకే. ఓకే. <chuckles>
ఎలా అంటే! సారు వాళ్ళు ఒక పెద్ద ఎలా అటువైపు కొన్ని సెక్షన్స్ అన్నమాట. చాలా మంది గ్రౌండ్‌లో కూర్చోబెట్టేసి. గ్రౌండ్‌లో ఒక మై ఆహ్, వాళ్ళు మైక్ పెట్టుకొని ఎప్పుడు చిల్డ్రన్స్ డే ఆ టైంలో అన్నమాట. వాళ్ళ వాటికి ముందు పెట్టే ఆహ్, ఆటన్నమాట ఇది. ఎవరు గెలిస్తే వాళ్ళకి డబ్బు అంటే ఇది మనీ పరంగానే తీసుకొని ఆహ్, పెట్టడమన్నమాట. వాళ్ళకి డబ్బులివ్వడం కానీ లేదు అంటే గనక ఆ డబ్బులతో వీళ్ళే గిఫ్ట్ కొ అంటే డబ్బులిస్తే బాగోదులెండి స్కూలు <giggles> టైంలో. గిఫ్ట్ గానీ ఇచ్చేవారన్నమాట. ఏదో ఒక గిఫ్ట్ కొని ఇచ్చేవారు ఆ డబ్బులతో.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. బావుంది. యస్. యస్. యాహ్. యాహ్! ఓకే.